నిజంగా. అంటే మదర్‌కి ఎలా అయినా ఉంటదిలెండి. అంటే కొంచెంలో కొంచెమైన ఉంటది. మా హస్బెండ్ పెళ్ళికి ముందు ఎలా ఉండేవాడంటే, ఆహ్, ఫంకీ ఫంకీగా అన్ని అల్లర్ అల్లరల్లరి పనులు, అందరిని వెళ్ళి కె కెలుక్కోవడం, గిల్లడం, గిచ్చడం ఇట్లా. <chuckles> ఇట్లా అంతె చిన్న పిల్లల చేష్టలుంటాయి చూసారా, అద్ అట్లా ఉండేవాడు. ఆహ్, పెళ్లి తర్వాత ఎలా అయ్యాడంటే, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్.
ఓకె. ఓకె. <giggles> ఓకె. ఓకె. ఓకె. అంటే మీరు పెళ్లి ముందు చెప్తున్నారు కదండీ, అంటే ఇప్పుడు మీరు పెళ్లి ముందు తెలుసా అండి?
సారీ, సారీ. అదే బేబీ బేబీ. <chuckles> బేబీ ముందు.
ఓహ్! బేబీ ముందండి, ఓకె.
హ్మ్. బేబీ ముందు. ఆహ్, వన్స్ బేబీ ఒచ్చాక ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్‌ లాగా తయారయ్యాడని చెప్పొచ్చు. ఎలా అంటే
హ్మ్. ఓకె.
ఇంకా నైట్ కూడా తనే కేర్ చేయడం. అంటే అప్పటికే ఆల్రెడీ నేను కొంచెం వీక్‌గా ఉంటాను కదా! ఆహ్, హ్మ్, ఎలా అంటే అప్పటికి మా ఫా మదర్‌కి కూడా బాగోపోవడం. నేను కొంచెం వీక్‌గా ఉండడం అప్పుడే డెలివరీ అయింది. ప్లస్ నాకేంటంటే 2 ఆహ్, బేబీ బయట దాకా వచ్చి రాలేకపోయింది. హెడ్ సైజ్‌కి అంటే ఆల్మోస్ట్ నార్మల్ దాకా ఎళ్లి అంటే పెయిన్స్ వచ్చినాయి. బట్ హెడ్ సైజ్ ఇధవ్వడం వల్ల మళ్ళీ ఆహ్, స్టిచెస్ మళ్ళీ సిజేరియన్ సి సెక్షన్ అయింది. ప్లస్ ఎపిసియోటమీ అంటారు. అంటే తల దాకా బయటకొచ్చింది కద బేబీ. కాని తర్వాత రాలేకపోయింది. సో కింద పడినాయి, పైన పడినాయి స్టిచెస్ నాకు.
అవునండి. ఓకె. అయ్యో! ఓకె. అవును. ఓకె. అవునండి. ఓకె.

అవునండి. ఖచ్చితంగా అదలాగే ఉంటూ ఉంటుంది. దానికి వచ్చే మల్టిపుల్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి యాడ్ అవుతూ ఉంటుందనమాట.
ఆ! యాడ్ అవుతూ ఉంటుంది. ఇంకా తను ఆ టైంలో ఇంటర్ ఆహ్, కాలేజ్ టైంకొస్తాడు కద. ఆ టైంలో పనికొస్తుంది అని. మే ఎక్కువైతే సేవింగ్స్ అయితే ఆహ్, ఫస్ట్ నుంచి అలవాటు ఉంది మా హస్బండ్‌ గాని, మా మామయ్య గారి నుంచొచ్చిందనే జెప్పొచ్చు ఇది. ఆయన కూడా ఏంటంటే బాబుకి ఏదో కొనేయాలి అనే బదులు ఆహ్, బర్డే వస్తే చాలు ఇట్లా ఏదన్నా వాడి పేరున బ్యాంక్‌లో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు ఇన్‌వస్ట్‌మెంట్.
అవునండి. అవును. అవును. ఓకె. అవునండి. అవునండి. అది కూడా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడండి పెద్ద పెద్ద పార్టీస్ కానివ్వండి ఇలా అరేంజ్ చేస్తూ ఉంటున్నారు. ఆహ్, ఆడంబరాలకు కూడా వెళ్తూ ఉంటున్నారు. ఇప్పుడు దానికి ఏంటంటే ఒక 2,00,000 3,00,000 ఖర్చుపెడుతూ ఉంటున్నారు. అలా కాకుండా అదే డబ్బు ఏదైతే ఉందో తను చదువుకి ఉపయోగించుకుంటాడు పెద్దయ్యాక లేదంటే వేరే దానికి ఉపయోగపడుతూ ఉంటుందండి.
హ్మ్. అవును. అవునండి. అవును. హ్మ్. కిడ్స్‌కి నిజంగా. మీరు అన్నారు గద, బర్డ్ డే‌స్ అని మేమైతే ఫస్ట్ నుంచి బర్డేస్‌కి అంత పెట్టలేదండి యాక్చువలీ. అందులో కోవిడ్ టైమ్ యాక్ అది బాబు. సో మనం ఇంకా కోవిడ్ టైమ్‌లో అవన్నీ చేసి నాకైతే ఇష్టం కానీ, ఇంకా అప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి. కానీ, ఇప్పుడు మీరు అన్నదేంటంటే ఈ ఈ ఇప్పుడు నాకు నిజంగానే అది అనిపిస్తది. ఎందుకంటే పిల్లలకి తెలీదు. మనం ఎన్ని ఖర్చుపెట్టి ఏం జేసినా వాళ్ళు ఎంజాయ్ చేసే ఇది లేదు. ఆ ఊహ తెల్
ఓకె. ఓకె. అవును. అవును. అవునండి. కానీ వాళ్ళకి ఇంక వస్తుందండి. ఊహ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నాకు అది కావాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని.
హ్మ్. అవునవును. అందుకనే మేము ఇప్పుడు డిసైడయ్యిందేంటంటే. అనవసరంగా ఇప్పుడు అంటే, ఊహ లేనప్పుడు బర్డే చేసేకన్నా వాడికి ఊహ ఒచ్చాక ఒక టెంత్ బర్డ్ డే ఒకటి మంచిగా చె అంటే మరీ రెండు మూడు లక్షలు కాదులే గాని ఆహ్, కొంచెం మంచిగా చేద్దాం 10థ్ బర్డే లేకపోతే ఫిఫ్త్ బర్త్డే అనుకున్నాం. బట్ ఫిఫ్త్ బర్డే కుదర్లేదు మాకు. ఆహ్, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఒచ్చింది. సో, 10థ్ బర్డే అన్నా కొంచెం మనము ఎలా అంటే ఉన్న కమ్యూనిటీలోనే మనకి ఇప్పుడు హాల్స్ అవి ప్రొవైడ్ జేస్తున్నారు గదా.
అవును. అవును. అవునండి. ఓకె. అవునండి. అవునండి.